హ్మ్. వాళ్ళంతా ఆహ్, లైఫ్ కోచెస్ అంటారు గదా! వాళ్ళే గదా! హ్మ్. అవునండీ.
ఇన్‌స్పరేషన్ అవునండి అవును. అవునండి. మోటివేట్ బుక్స్ అమాట. అయితే ఈ మధ్య అవునండి ఆహ్, అంటే ఈ ఇన్‌స్టాగ్రామొచ్చాక ఇవి సోషల్ మీడియా వచ్చాక అవి ఈజీ అయిపోయినాయండి. అంటే చాలా మంది చదవడం కొంతమంది ఉంటారు. నాకులా చాలామంది ఉంటారు గదండీ! వాళ్ళు పేజ్ క్రియేట్ చేయడం ఒక బుక్కొస్తే కొత్త బుక్కొస్తే అందులో ఇంపార్టెంట్‌ది కొంచెం మంచి కొటేషన్‌లు అవన్నీ పెట్టడం ఇలా జరుగుతున్నాయి అన్నమాట. ఆ బుక్కంతా చదవవసరం లేదింకా అలాగా. క అలాగా
అబ్బబ్బబ్బా! హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అదేలేండి. అంటే ఇదివరకు రోజుల్లో అవి లైబ్రరీలోనే ఉండి కొంతమందికి అంటే లైబ్రరీకెళ్ళని వాళ్ళకి పరిచయం అయ్యేవి కాదు. అదే ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల వాళ్ళు వాళ్ళని పరిచయం చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం చాలా బాగా చెప్పారండి. హ్మ్.
అవును. అవునండి. అవునండి. ఖచ్చితంగానండి. అవునండి. అలాగా ఒక హాబీ నాకు ఈ సోషల్ మీడియా ఈ ఇంటర్నెట్ రావడం వల్ల అది ఇంకా ఈజీ అయ్యిందమాట. నా హాబీ ఈ ఇంటర్నెట్టూ నాకు సిస్టమ్ ఇయన్నీ అలవాటని చెప్పాను కదండీ! ఇదొక హాబీ అన్నాను కదా! ఇది అందులో మిక్స్ అయ్యిందమాట. అలా కలిసిపోయి ఒక హాబీ కింద కరె తయారయ్యిందమాట. ఇలా ఇప్పుడు యాప్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు. ఇప్పుడు మనకి కొన్ని, కొన్ని చాలా యాప్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు రోజుకి ఒక 15 నిమిషాల బుక్కు చదవండి. మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ అని జెప్పేసి ఒక
అవునవును. అవును. చెప్పారు గదా! అవును. ఆ! అవునండి. ఓహ్! అంటే ఒక టాస్క్‌లాగా ఇస్తది అనుకుంటామనకి 15 నిమిషాలు. హ్మ్.
ఆ! టాస్క్‌లిస్తాడు. అది మెంబర్‌షిప్ అండి. మంథ్లీ ఇంత కట్టాలి అని ఉంటదమాట.
హ్మ్. చూసారా! ఇలాంటివి చాలా ఉపయోగం మనకి.
అలాగా అలాగా కొన్ని, కొన్ని నాకు ఇలాగ మిక్స్ అయ్యిందమాట. ఒకటే ఏంటంటే క్రికెట్ ఒకటే ఇంటర్ మిక్స్ అవ్వలేదు. ఎందుకంటే అది స్పోర్ట్స్ కాబట్టి ఈ మ బయటికెళ్ళి అడగాలి.
అదెలాగో బయటికెళ్ళి ఆడాలిగా మీరు. ఇంట్లో. గూచ్చొని చదివితే అవ్వదు <laughs> కరెక్టే! ఆ! బా జెప్పారు.
అవునవునవును. అంటే ఆన్‌లైన్ గేమ్స్ ఉన్నాయి గాని అయి వేరండి.
అవునండి. ఏదైనా బయటికెళ్ళి ఆడితేనే ఆ అరవాలి ఆడాలి పరిగెత్తాలి ఆ మజానే వేరు. ఆహ్, అలిసిపోవాలి హ్మ్. కాళ్ళు నొప్పులు రావాలి. <laughs>
తప్పా! ఆ! వేరు అవునండి అవును. ఖచ్చితంగా. నిజంగానండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరాడతారండి అలాగా. అందరూ పబ్జీలు లేదంటే పబ్జీలు లేదంటే ఏమో ఏవన్నా క్యాండీ క్రష్షు ఇవి ఆడుతున్నారు కదండీ. అలా కాకుండా అది ఉండా
ఎవరాడుతున్నారు! ఇంట్లో గూచ్చొని హ్మ్. అవునండి. చాలా మిస్ అవుతున్నారు ఈ జనరేషను. హ్మ్. హ్మ్. అయి
నిజంగానండి అ అలా అది ఉండాలి. ఇది ఉండాలి అన్నీ నేర్చుకోని, అన్నిట్లో ఒక్కొక్క
ఆ! అంటే తెలుసుకోవాలి ఖచ్చితంగా. అవును. హ్మ్.
తెలుసుకోవాలి. మనం అంతేనండి మీరన్నట్టైతే అన్ని తెలుసుకోవాలి. అంటే మంచి తెలుసుకోవాలి, చెడూ తెలుసుకోవాలి తెలుసుకొని హద్దుల్లో ఉండాలండి.
మీ అవును. అవునండి. మీరు మీ హాబీలు గురించి మీర్ మీ అద్భుతమైన హాబీస్ క్రికెట్ ఆడటం గానీ బ్రౌజింగ్ ద్వారా మీరు నేర్చుకున్న కొత్త లాంగ్వేజ్ గానీ, తర్వాత ఈ పుస్తకాలు చదవడం గానీ మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చే మీ ఒక కథ ద్వారా మీరు తెలియజేసిన స్ఫూర్తి చాలా మంచిగా అనిపించిందండి. మళ్ళీ కుదిరితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ధన్యవాదాలండీ.
హ్మ్. ఎలా అంటే నేను కూడానండి. ధన్యవాదాలు. మీతో మాట్లాడడం నాకు ఆనందం ఉంది. మళ్ళీ మాట్లాడదావండి.

అబ్బా! అది అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు ఈ క్రికెట్‌లో నేను చిన్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది సరదా అయిన విషయం. అయితే మీరు అన్నారు కదా! చిన్న పిల్లలు అప్పుడు గుర్తుండదని. అప్పుడు నాది గూడా అదే పరిస్థితి అయితే. వాళ్ళు ఫోర్ కొట్టినప్పుడు గట్టి, గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు నేను కూడా కొట్టేదాన్ని. ఆహ్, ఔట్ అంటే నాకు ఔట్ అర్థం అయ్యేది కాదు. వాళ్ళతో పాటు నేను కూడా ఔట్, ఔట్ అనేదాన్ని. హ్మ్, ఇది బా
అవునండి. అవునండి. <chuckles> అంతేనండి. అంతేనండి. మేము కూడా అంతే ఈ <chuckles> మనకు తెలియదు కదండీ! అప్పట్లో.
అవును. తర్వాత నేర్చుకున్న తర్వాత ఛీ! ఛీ! అప్పుడు తెలియకుండా అన్నా కదా! ఇది, ఇది విషయం అని చెప్పి అప్పుడు అర్థమయింది. భలే! నవ్వొచ్చేది అలాంటివన్నీ. హ్మ్. అయితే ఈస్ ఈ స్పోర్ట్స్ అనేది చాలా మంచి హాబీ అండి. ఏంటంటే, హ్మ్, మనకి ఆరోగ్యంతో పాటు మనకి ఆనందం కూడా కదా! ఆడుతున్నప్పుడు. హ్మ్. సూపర్!
అన్ ఓకే. నిజమేనండి. అప్పుడు మనకు తెలియక అంటే ఖచ్చితంగానండి. అవునండి. అవును. అవునండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదండీ! అలాగా ఈ రోజుల్లో
అవును. అంటే బయటికెళ్ళి ఆ పరిగెత్తి, బాల్ వేసి, కొట్టి, ఆడి, మీకు బ్యాటింగ్ ఇష్టమా? బౌలింగ్ ఇష్టమా?
నాకు బ్యాటింగ్ ఇష్టం అండి. బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్.
అబ్బా! బ్యాటింగ్ ఫీల్డింగ్ ఆ! ఫీల్డింగ్ ఎంత కాన్సన్‌ట్రేషన్ ఉండాలి! ఫోకస్ ఉండాలి కదా!
ఫీల్డింగ్ అవునండి. ఖచ్చితంగానండి. అవునండి. అలాగ నాకు ఫీల్డింగ్ కూడా నేను క్యాచ్‌లు బాగా పడతాను. బౌండరీ దగ్గర పెడతారనమాట నన్ను.
హ్మ్. హ్మ్. మిమ్మల్ని బౌంటీల దగ్గర పెడతారా? సూపరు! అయన్నీ ఆపేస్తుంటారు మీరు. హ్మ్.
ఎస్ అండి. అవును. అవును. అలాగ అవునండి. అవును. కొంచెం ఫోర్‌లు కూడా అయి కొంచెం రన్నింగ్ బాగా పరిగెట్టడం, అవన్నీ చేస్తూ ఉంటా అన్నమాట.
చూసారా? హ్మ్.
అదొక హాబీ. ఏంటంటే మా ఇంట్లో కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ మా డ్యాడీ కూడా చిన్నప్పుడు జావెలిన్ త్రో స్కూల్ డేస్‌లో అలా చేసేవారన్నమాట స్పోర్ట్స్ పర్సన్ కింద. అదే మా అన్-మా అన్నయ అయితే జోనల్ వైస్‌లో కప్స్ కొట్టాడు. గోల్డ్ మెడల్ అయన్నీ కొట్టాడు అన్నమాట. అలాగ ఒక మాది కూడా కొంచెం ఫిజికల్ యాక్టివి ఖచ్చితంగా. ఫిజికల్ యాక్టివిటీ కొంచెం మాకు ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే అదో మాకు అలవాటేమో ఒక పార్ట్ కింద అయిపోయిందన్నమాట. మా లైఫ్‌లో. అదొకటి. నాకైతే కొన్ నాకైతే అసలు కొత్తగా బుక్ బుక్స్ చదవడం, లైబ్రరీకి వెళ్ళడం ఒక హాబీ కింద వచ్చిందనమాట కొత్తగానే. మా ఇంట్లో ఎవరికి లేనిది.
అవునా? హ్మ్. గుడ్. హుహు. ఆ! సూపరు. సూపరు. స్పోర్ట్స్‌కి సంబంధించిన, రైట్. ఆ! ఆ! చూశారా? సూపరు. ఆ! అదే అన్నారు కదా! అసలు బుక్స్ చదవడం చాలామంది కనెక్ట్ అవ్వరు. బుక్స్ చదవడానికి. మీరు బ్రౌజింగ్ అన్నారు కదా! మీకు బ్రౌజింగ్ నుంచి మేబీ ఆ బుక్సే చదివితే బాగుండు అని అనిపించినట్టుంది కదా? అవునా?
అవునండి. అవును. ఖచ్చితంగానండి. అవునండి. అవునండి.